ఆ! తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే, ఇప్పుడు వంటలు అనేవే, ఎక్కుం అంటే, మనకు ఒక పండగ చేస్తున్నామంటే, వంటలే మెయిన్‌గా డిసైడ్ చేస్తాయి, ఆ పండగ బాగా జరిగిందా? బాగా జరగలేదా? వంటలే డిసైడ్ చేస్తాయన్నమాట. సో, దానికేం చేస్తామంటే
అవును. అదే, ఏదన్నా ఫంక్షనయితే, వాళ్ళు ఎలా చేసారు అన్నది కూడా, వంటలే డిసైడ్ చేస్తాయి కదా! హ్మ్.
హ్మ్. అవును. వంటలు బాగా పెట్టారా, లేదా, అనే అడుగుతారు ఎవ్వరేం చేసినా గూడా. సో, మేమేం జేస్తామంటే, మా కాలనీలో, ఎక్కువ ఎవరు వంటలు బాగా చేస్తారో, వాళ్ళే ప్రతి <giggles> ఒక్కరింట్లో ఎవరి ఫ ఇంట్లో ఫంక్షనయినా గూడా, వాళ్ళే వంటలు చేస్తారనమాట. ఆ వండే వాళ్ళు
ఆ! <chuckles> ఓకే. అంటే, వాళ్ళని కొంచెం ఈ విషయాల కోసం, పెద్దరికం ఇస్తారనమాట.
అవును. అవును. వాళ్ళే ఇంకంటే, వాళ్ళే భుజాన వేస్కొని, వాళ్ళే ముందే చేసేస్తారనమాట. <sniffs> "నేనీ వంట చేస్తానులే" అని చెప్పేసి. వాళ్ళే వచ్చి చేసేస్తూ ఉంటారు.
<giggles> ఓకే. ఆహా! అంటే మీరడగక్కర్లా, వాళ్ళంతట వాళ్ళే, నేను హెల్ప్ చేస్తాననేసి వస్తారు. ఆ!
హ్మ్. ఆ! ఆ! అంటే, ఇగ మనం ముందుగా పిలవడానికెళ్ళినప్పుడే, ఇంగో మీరే వంట జేయాలీ, మీరు జేస్తేనే కుదురుతుంది. ఎవరు చేసినా కుదదు కుదరద్దు, మీరే ఆ! హ్మ్, ఆహ్, ఏమంటారు! ఆ పెద్దరికం తీసుకొని చేసేయాలని జెప్పేసి, ముందుగానే మాట్లాడుకుంటామనమాట. ఇంకా వాళ్ళొచ్చేసి
అదే. <giggles> అదే. అంటే మీరు కూడా ఆ విలువిస్తారనమాట. వాళ్ళకి ప్రత్యేకత ఇస్తే, ఆహ్, ఇప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా, కొద్దిగ ఎంకరేజ్మెంట్‌ లాగా ఫీలయ్యి, కొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉందంటారా?
ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఆ! అట్లానే ఉంటుందండి. ఇంకా వాళ్ళు వంటలనే కాదింక, కూరగాయలు తరమడము తరగడము <giggles> క్షమించండి. చు కూరగాయలు తరగడం గానీ, ఆహ్, ఆ తోరణాల్ అవును. ఆ! ఆ తోరణాలు కట్టడం‌ గానీ, ఇల్లు సర్దడం గానీ, ఇంకా పూజకు కావాల్సిన సమాన్లూ, అవన్నీ రెడీ చేయడం గానీ, పిండి వంటలు చేయడం గానీ, ఇంట్లో చిన్న చిన్న అహ్, ఏమంటారు? వాటినీ అన్ని అలంకారాలు చేయడం గానీ, ముగ్గులు పెట్టడం గానీ, ఆ! డెకరేషన్ చేయడం గానీ, ఇంకిలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇల్లంతా సందడిగా ఆహ్, ఒకా ఆహ్, ఆ కలే వేరుగా ఉంటుంది. ఆహ్, అంటే ఆహ్, ఇంటి పక్కన ఇంటి ముందు నుంచెవరైనా వెళ్తున్నారంటే, ఆ తోరణాలూ, ఆ గుమ్మానికి కట్టిన తోరణాలే, అరే! వీళ్ళింట్లో ఏదో పండగ జరుగుతుంది. పండగ వాతావరణం, కోలాహలం అంతా నిండిపోయుందని అహ్, వాళ్ళనుకుంటారనమాట. అంటే హ్మ్.
హుహు. పర్లేదు. పర్లేదు. అంటే, అప్పుడప్పుడు కూరగాయలు కింద పడ్డప్పుడు, వాటిని తరుముతూ ఉంటారు గాబట్టి. <giggles> యాహ్! అదేనండి. హ్మ్. డెకరేషన్. అదేనండి. అదే. <giggles> అదే. అదే. అదే. అయితే, పందిర్లు కూడా ఏమన్నా ఏసుకుంటూ ఉంటారా అండి? కొద్దిగా ఫంక్షన్‌ని బట్టి?
అంటే, ఆ! ఫంగ్ అంటే అదీ ఆహ్, చేసే శుభకార్యం పెద్దది, చిన్నది అని బట్టి ఏసుకుంటామండి. అంటే పెళ్లి‌ళ్లైతే ఖచ్చితంగా ఈ పందిరిలుండాలి. ఇంకా ఆహ్, చిన్న చిన్నగా ఇంట్లో ఏంటీ, ఇం ఏమంటారు? గృహప్రవేశము, ఇలాంటి వాటికి గూడా ఏసుకుంటామండి. ఇంక బోనాల పండుగ చేస్తే గానీ, ఆహ్, ఇంక ప్ ఆహ్ మా సైడు పెద్ద పోచమ్మ అని చేస్తామండి. ఆహ్, ఆ పెద్ద పొచమ్మకు చేసినప్పుడు కూడా, ఇలాంటి పందిర్లేస్తాం. ఈ ఆహ్, ఏమంటారూ? ఆ ఆకులన్నిని, నాకు గుర్తు రావట్లేదు గానీ ఆహ్, తాటాకులనో ఏమో అంటరు.
హుహు. అదే. అదండి. ఓకే. ఓకే. హుహు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడూ హ్మ్.